అంటే కొంతమంది ఈ అమ్మాయిలు ఓకే. అబ్బాయిలు కొంతే డ్రెస్సులేసుకొని పోవడం, పోవడం గాని, కొంతమంది జీన్స్ గాని, అట్లా లేకపోతే...
హ్మ్. హ్మ్.
తేసుకోపోవడం. అక్కడ మళ్ళీ వాళ్ళేం చేస్తారంటే నార్మల్‌గా అంటే డ్రెస్ సెన్సే కాకుండా, బిహేవియర్ గూడా చూస్తారు. కొంతమంది చేతులాడిచ్చడం, లేకపోతే గడ్డం పైన చేయి పెట్టుకోవడము, ఇవి కూడా ఇంటర్‌వ్యూ‌లకి డిస్టర్బెన్స్ చేస్తదంటారా?
ఆ! ఆ! అవునండి. బా హ్మ్. బాడీ లాంగ్వేజ్ కూడా చాలా ఇంపార్టెంట్ అవును చాలా మంది కోరి గిల్లుకొంటారు, చేతులు కొంచెం అంటే <smacks lips> మెలికలు తిరుక్కొని ఇవన్నీ ఆహ్, ఆహ్, కొత్తగా కొత్త పని కదా! మనం కొత్త దగ్గరికి వెళ్తున్నాం అలవాటు లేక లేకపోతే అక్కడెలా ప్రవర్తించాలో తెలియక, <smacks lips> ముందుగా తెలుసుకోకుండా వెళ్ళిపోవడం వల్ల ఇలాంటి తప్పులు జరుగుతయి, ఇది కూడా చూస్తారు. ఇంకొన్ని ఇంటర్‌వ్యూ‌ళ్లు ఏంటంటే మార్నింగ్ పిలిపించేసి ఈవెనింగ్ వరకు అసలా ఏ ప్రొసిజర్ స్టార్ట్ చెయ్యరు, అలా కూర్చోబెడతుంటారు రూమ్‌లో. చాలామంది అనుకుంటారు "ఆ! వీళ్ళు కండక్ట్ చేయరేమో అనుకుంటారు. కానీ, వాళ్ళు <smacks lips> వీళ్ళ మన స్థిరత్వాన్ని వాళ్ళు చూడడానికి అది పెట్టే అదొక టెస్ట్. "అంతే కదా? అలా ఆ! ఓపిక్కి ఓపికని చూస్తారు. గానీ ఈ గ్యాప్‌లో కూడా కొంతమంది "ఆ! వీళ్ళు ఇంకేమి ఇవ్వరులే అనుకోని ఎళ్ళిపోతారు." నాకు అప్పుడే అర్థమయ్యింది ఎళ్ళిన రెండోసారి, మూడోసారి, ఆహా! ఇలా కావాలని చేస్తున్నారు. ఓపిక లేని వాళ్ళు మధ్యలోనే వెళ్ళిపోతారు. ఓపికున్నాళ్ళు ఉంటారని చెప్పి ఆళ్ళు అలా చేస్తన్నారని అర్థమయింది నాకు.
అవునవును. హ్మ్. అవునవును. ఆ! అదే ఓపిక టెస్ట్. <chuckles> ఓపికని పరీక్షించారంటరు. హ్మ్. హుహు. మీకెప్పుడైనా మీరిప్పుడు మీరు ఇంటర్‌వ్యూ‌కి వెళ్ళినప్పుడు ఇవి ఫేస్ చేశారా? అంటే అన్నీ అంతా అయిపోయినా కూడా చాలా టైం వే ఎక్కువ సేపు వేచి ఉండడం, లేకపోతే ఇంకా వెళ్ళకపోవడం.
ఆ! చాలా అండి. హ్మ్. మార్నింగ్ వెళ్తే ప్రతి రౌండ్ రోజుకొక రౌండ్ కండక్ట్ చేసేవారు. ఉదయం వెళ్తే ఇంక సాయంత్రమే 4, 5. ఏం చెప్పేవారు కూడా కాదు, సమాధానం ఒచ్చేది కాదు. మేము అసలు ఉన్నామా? అక్కడ రూమ్‌లో లేమా? అని కూడా ఎవ్వరు చూడడానికొచ్చేవారు కాదు. ఈ మధ్యలో వెళ్ళిపోయారు ఒక 50% వరకీ ఇంట్లికి వెళ్ళిపోయారు. నేను మాత్రం "లేదులే. ఆ! ఏమన్నా ఇంత లేట్ అయిందేమో, వస్తారేమో" అంటే తెలీదు మొదట్లో. అలా ఇంక ఎలాగో వచ్చాం కదా! వెయిట్ చేద్దాం అనే ఉద్దేశంతో వెయిట్ చేస్తే, తరువాత అర్థమయింది వీళ్ళు ఓపికని పరీక్షించడానికి కావాలని ఇలా చేస్తన్నారు అని. ఎందుకంటే మనం వర్క్‌లో జాయిన్ అయినా ఆ!
హ్మ్. అమ్మో! హుహు. అమ్మో! హుహు. హ్మ్. అంటే అక్కడే కదా! ఫిఫ్టీ పర్సెంట్ ఫిల్టరయ్యే పోయేది.
హ్మ్. వర్క్‌లో జాయినై ఆ! నిజమేనండి. నిజమే. వర్క్‌లో జాయినైపోయాక కూడా అంటే దీనికన్నా ఇంకా కష్టమైనవి మనకు ముందు ముందు ఉంటయేమో, ఓవర్ టైమ్ చేయమంటారు ఎక్స్‌ట్రా. అంటే వీళ్ళు ఇప్పుడే ఉండకపోతే తర్వాత ఏముంటారులే అని చెప్పి సింపుల్‌గా ఫస్ట్‌లోనే <chuckles> అలా చూస్తారని నాకు అర్థం అయ్యింది.
అదే అక్కడే కదా! 50% ఫిల్టర్ అయిపోయేది అంటున్నా. హ్మ్. <chuckles> అది కూడా కరెక్టే. ఆ! అయితే ఈ రెజ్యూ‌మే‌లో ఇ ఇవి ఉంటే బాగుంటుంది. ఇవి ఈ డీటెయిల్స్ పెడితే బాగుంటుంది అంటే కొంతమంది రెజ్యూమే చూడగానే "ఓకే. యూ ఆర్ సెలెక్టెడ్" అని కూడా చెప్పిన సందర్భాలు కూడా ఉంటయి కదా! ముఖ్యంగా ఈ రెజ్యూమే ఎలా ప్రిపేర్ చేస్తే బాగుంటుంది? ఎలా అయితే మనం ఇంటర్‌వ్యూ‌లో సెలెక్ట్ అయితాం అని మీకు ఏమైనా ఐడియా ఉందా?
హ్మ్.